<chuckles> అదే. అది కాకుండా ఇప్ ఆహ్, నేను వాళ్ళని చదివించడానికి ఒక 2 గంటలు 1:30, 2 గంటలు ఖచ్చితంగా. 6 నుంచి అ ఒక్కోసారి 7 ఏడు నుంచి తొమ్మిది వరకు కూర్చునేదాన్ని. 8:30 వరకును. 9 వరకు వెళ్ళలేదు ఎప్పుడూనూ 8:30 వరకు వాళ్ళతో కూర్చున్నప్పుడు చక్కగా నేను పుస్తకాలు చదువుకునేదాన్ని. అప్పుడు నోవెల్స్ వచ్చేవి మంచి, మంచి నోవెల్స్. అది. ఆ నోవెల్స్ చక్కగా చదువుకునేదాన్ని. వాళ్ళతో పాటు కూర్చొని. నేను పుస్తకం పట్టుకుని చదువుతుంటే వాళ్ళు కూడా, వాళ్ళు కూడా చదువుకునేవాళ్ళు వాళ్ళకి కూడా కొంచెం హ్మ్.
సమయం కేటాయించేవారా? ఓకే. ఓకే. ఓహ్! ఓకే. హుహు. ఓకే. వాళ్ళు చదువుకునేవారు. అయితే మీకు అలా మీకోసం కేటాయించుకునే సమయం అది ముఖ్యమని మీకు ఎందుకు అనిపించింది?